ఆహా! ఏం మాట్లాడతారండి మీరు?
అంటే కాలేజ్ లైఫ్‌లో ఉంటాయి కదండీ! అలానే.
హ్మ్. ఆ! అంటే ఇంట్లో వాళ్ళతో మరి ఏం చెప్తారు? మామూలుగా నా స్నేహితుల్ని కలిసాను, తిన్నాను, తిరిగాము ఇదొక్కటే చెప్తారా?
ఆ! బయటకి వెళ్ళేది.
హ్మ్. ఎప్పుడైనా కాలేజు బంక్ కొట్టి, బయటికి వెళ్ళడం, ఇలాంటిది జరిగిందేప్పుడైనా?
కలిసి తిరిగేది. ఆ! జరిగిందండి ఒకసారి. సినిమా‌కి వెళ్ళాము. నేను మా స్నేహితులు. కాలేజు బంక్ కొట్టి కాలేజు
ఆహా! ఎవరి ప్లాన్ చేసారు?
ఆ! మా స్నేహితులే వేశారండి. కాలేజు దాకా వెళ్ళాను, అక్కడ లోపలికి వెళ్ళలేదు.
హ్మ్.